ఓకే.
కరివేపాకు ఇవన్నీ వేసి వేస్తాం. కొంచెం వాము గూడా వేస్
ఆ! అవునండి. అంటే ఇందులో కొన్ని కొన్ని సార్లు సైడ్‌గా ఏంటంటే, ఆహ్, అంటే పెరుగు ఆహ్, పెరుగు ఏంటంటే, మిర్చి గూడా పెడతారు కదా! ఎండిపోయిన పెరుగు మిర్చి ఏదో అంటారు దాన్ని సమ్‌థింగ్. ఉప్పుగా ఉంటుంది.
ఆ! ఆ! ఆ! కరెక్ట్. ఎంత బా చెప్పావు నువ్వు. ఊరమిరపకాయలు <chuckles> అంటాం. పెరుగు మిరపకాయలు. అది. ఆ! కొంతమంది ఊరమిరపకాయలు అని గూడా అంటూంటారు. మా వైపు. అది.
ఓకే. ఆ! <chuckles> ఆ! పెరుగు, పెరుగు కలిపి నిజమే. హ్మ్. హ్మ్. అవి అద అది కాంబినేషన్ గూడా బావుంటుందంటారు మొత్తం. హ్మ్.
ఆ! త అది గూడా పెట్టాం. ప ఆవిడ తీసుకొచ్చింది పాపం. ఆవిడ, ఇంకొకావిడ చేసింది. నేను ఈ బిసిబెల్లి బాత్ తీసుకొచ్చాను. అది. ఆహ్, అది తీసుకొస్తే, దానికి పెరుగు మిరపకాయలు చక్కగా వేయించి, ఆ పక్కన పెట్టాం. పెట్టి ఇంకా అంతే భోజనంలా అయిపోయింది అది. ఒక స్వీటు, ఇంకొకావిడెమో పరమాన్నం. దాన్ని తీసుకొచ్చి
ఓకే. హ్మ్. ఓకే. బావుందండి. ఆ! ఓకే. హ్మ్. <chuckles> పరవాన్నం. ఇది ఎలా చేస్తారండి పరవాన్నం అంటే స్వీట్, స్వీటె, స్వీట్‌తోనే అంటే స్వీట్‌గానే ఉంటుంది. హ్మ్. హ్మ్. బా
బెల్లం పరవాన్నం. స్వీట్, మొత్తం స్వీ స్వీట్. పాలు కొంచెం ఖర్చు గూడా బా దండిగానే ఉంటుంది. చక్కగా ఓపెద్ద క్యాన్ తోటి, పరమాన్నం చేసి తీసుకొచ్చిందావిడ. అంటే ఆహ్, బెల్లం పరవాన్నం. బెల్లం వేసి ఆహ్, అన్నం, అన్నం అన్నమాట. పాలలో ఉడకబెట్టి <giggles>
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. పాలల్లో ఉడకబెట్టిన అన్నంలో బెల్లం ఎసేసి తీస్తే గనుక అది
బెల్లం ఎక్కువ వేస్తే అది బెల్లం పరవాన్నం.
ఆ! బెల్లెం పరవాన్నం. ఓకే. హ్మ్. హ్మ్.
ఆ! ఇలాచి కూడా వేస్తారందులో. వేసి, ఇ ము ఒక స్వీటు ఇది ప ఒక పెరుగన్నం. ఒక ఇది. ఇలాగా 3 అలా...
ఓకే. ఇవన్నీ ఐటెమ్స్ పెట్టేసారు. ఒకరోజు. హ్మ్.
పెట్టిసాం. అది. ఓ రోజేమో మ అలా అయిపోయింది. ఆ తరువాత అందరం కలిసి విందు, పంచుకోడమన్నమాట. అప్పుడు క్యాటరింగ్ వాళ్ళని పిలిచాం.
ఓకే. హ్మ్. ఇది ఇంకా మంచి విషయం యాక్చువల్‌గా. ఆ!